హ్మ్. అదేలేండి. <chuckles> ఆ! హ్మ్. కొన్ని కొన్ని ఇంట్లల్లో తప్పవు మరీ ఇగ ఈ దీనికి సో, పరిష్కారం ఏంటనేది అసలు ఆహ్, నార్మల్‌గా ఆలోచిస్తుంటే, నాకే ఇబ్బందిగా ఉంది. కానీ మీరు మీ సమస్యలు
హ్మ్. <chuckles> అంటే పరిష్కారమంటూ, పరిష్కారమయితే ఒకటుందండి. హస్బెండ్ సపోర్ట్ ఉండాల. అటు వాళ్ళ మదర్‌కి ఆ! చెప్పుకోవాలి, నచ్చజెప్పుకోవాలి. ఇటు వీళ్ళ వైఫ్‌కి నచ్చజెప్పుకోవాలి. అట్లా నచ్చజెప్పుకున్నప్పుడు ఏం ఏమని ఆ! మా అమ్మ అంతేలే, ఇక్కడ వాళ్ళ వైఫ్ దగ్గరకొచ్చేసేసి తిట్టినప్పుడు, "మా అమ్మ అంతేలే మా అమ్మ మాట పట్టిచ్చుకోబాకు వయసులో ఉంది కదా! ఆ! సో, కొన్ని మాటలంటే పడు ఏం కాదులే" అని జెప్పేసి చెప్తే, కొంచెం ఒక భరోసా ఉంటంది మనకి. అవునా? హ్మ్. ఆ! సో, వాళ్ళ మదర్ దగ్గరికెళ్ళేసేసి "ఆ! చిన్న పిల్లలే, ఏం కాదులే, నేర్చుకునిద్దిలే, ఆహ్, నేను నేను జెప్తాలే. లేదు అంటే, ఇంకోసారి చెప్దాంలే. ఏం కాదులేనంటే," అది వేరేగా ఉంటుంది. ఆవిడకి కొంచెం మంచిగా అనిపిస్తనమాట. ఓకే. నాకెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు అనొక థాట్ ఉంటుంది. ఇటుస్ నా సైడుకు సపోర్ట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నాడు మా హస్బెండని నాకు థాట్ ఉంటది. అలా కొంచెం అటు ఇటుగా ఇద్దరి సైడ్‌లో ఉండి, మాట్లాడితే బెటరని నా ఉద్దేశ్యం ఒకే సైడ్ ఉండకుండా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజం. నిజం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదేలేండి.
హ్మ్. ఇప్పుడు అందరూ ఒకే సైడ్ ఉంటన్నారండి. ఉంటేనేమో హస్బె ఆహ్, వయ్ ఆహ్, తల్లి వైపు ఉంటున్నారు. లేదంటేనేమో భార్య వైపు ఉంటున్నారు. హ్మ్. ఏదైనా ఒక సైడే ఉంటున్నారు. హ్మ్. అవును.
హ్మ్. వైఫ్ వైపు ఉండరు. హ్మ్. నిజం. నిజం. హ్మ్. నిజం. బా జెప్పారండి. అంటే ఆహ్, సమస్యలు ఇయి మీకు ఎలా ఉన్నయి? ఏంటి, ఎటువంటి పరిస్థితులున్నయి, ఇప్పుడు ప్రస్తుతానికనేది ఆహ్, మీరు బా షేర్ జేసుకున్నారు. ఆహ్, మీతో మాట్లాడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ తప్పకుండా మాట్లాడదాం. ధన్యవాదాలు.
నాకూ గూడా అండి. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడ్డం. తప్పకుండా మళ్లీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.

హుహుహు.
అండ్ స్టవ్ క్లీన్ జేయలేదు. అంటే త్రీ డే త్రీటైమ్స్‌ క్లీన్ జేయాలన్నమాట. త్రీ టైమ్స్‌లో ఆహ్, టూ డే 2 డేసె క్లీన్ జేసి 3 రోజు క్లీన్ జేయకుండా ఉన్నాననుకోండి, "ఇట్లా క్లీన్ జేయలేదు, భయం లేదు, భక్తి లేదు," అని జెప్పేసేసి స్టార్ట్ అయ్యిద్దనమాట. కానీ చాలా వరకు కామ్‌గా ఉండడానికి చూస్తానండి. మా హస్బెండేమో వాళ్ళమ్మని బాధ పెట్టకుండుండడానికని చెప్పేసేసి నన్ను తిడుతూ ఉంటాడు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! ఈవిడనే మాటలేమో గాని, మా హస్బెండ్ తిడుతూ ఉంటుంటే, నాకు చాలా బాదేసిద్దన్నమాట. ఆ! ఆ! చాలా బాదేస్తారు. ఎందుకిట్లా మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేయలేదు గదా! అక్కడ. ఏం పాలు పొంగ‌బెట్టడం గూడా తప్పా అండి? చెప్పండసలు మీరు.
మనకి మ్ మనసు బాధనిపిస్తది. హ్మ్. అదే. ఆ వొక్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి లెండి. గది గూడా మనం న అందరు పర్ఫెక్టెలా ఉంటారు? కావాలనేం జేయం గదా! ప్రతొక్కటి.
హ్మ్. హ్మ్. అవును. ఆ! చెయ్యరు గదా! అసల. మళ్ళదొకటి, ఎక్కడికైనా ఊరెళ్ళేటప్పుడు గూడా కంపల్సరీగా ఎవరైనా హస్బెండ్ పర్మిషన్ తీసుకుంటారు గదా! సో, నేను వె అంటే మా అమ్మ వాళ్ళింటికి వెళ్లైనా సరే వెళ్లి అడుగుతానన్నమాట. ఇట్లా ఆహ్, అమ్మ వాళ్ళింటికి వెళ్దామనుకుంటున్నారు. సో, ఈరోజు వెళ్తాను లేదంటే రేపు గాని, ఎల్లుండి గాని వెళ్తానని చెప్తా. చెప్తే "నాగ్గాదు చెప్పాల్సింది. నువ్వు యెళ్ళి మమ్మీ‌కి జెప్పు." అని అంటాడు.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్.
ఆ! ఐ సరే అని జెప్పి ఆవిడనెళ్ళి అడిగితే
అంటే కంప్లీట్‌గా మీరు ఆహ్, ఏమంటారు? ఇంకా ఆహ్ ఆ! ఓకే. హ్మ్.
ఆవిడ మాటే యినాలి. ఆహ్, ఇంట్లో ఆవిడ మాటే ఇప్పుడు నా మాటే శాశనం అన్నట్టు, దేవసేన చెప్తుంది గదా! సో, "మా ఇంట్లో నా మాటే శాసనం." అని చెప్పి మా అత్త చెప్పి‌ద్దన్నమాట.
హుహుహు. హ్మ్. హ్మ్. అంటే ఎక్కడ్నుంచొచ్చిందనుకుంటారసలు? అంటే లైక్, <smacks lips> ఫస్ట్ నుంచి అంతేనా?
హ్మ్. సో, మళ్ళి ఆవిడ దెగ్గర అంటే ఇది నాకు తెలిసి ఏంటంటే, మా మామయ్య గారు చనిపోయారు గదా! చిన్నప్పుడు. అంటే, మా హస్బెండ్ దాదాపుగా ఒక 12కు, ఆహ్, 14 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారంట. సో, చనిపోయిన తరువాత ఇంకా కంప్లీట్‌గా సింగిల్ పేరెంట్ బాధ్యత అయిపోయింది కదా! ఈయనకి. సో, ఆ కష్టం గానివ్వండి అండ్ ఈ ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో, కంప్లీట్‌గా ఆవిడని చూసుకొని పెంచడం, ఒక బాధ్యత అంటే పరంగా పెంచిందన్నమాట. ఏది ఏది చెప్పినా, ఏది చేసినా ఆవిడకి చెప్పి చేయాలి ఏదైనా సరే. హ్మ్. అదొక లెక్కలాగా మారిపోయింది. ఎవరైనా సరే ఆహ్, మామగారు ఉన్న మామగారు, అత్తగారు ఉన్న ఇల్లు ఒకలాగుంటుంది. అత్తగారొక్కళ్ళే ఉన్న ఇల్లు ఒకలా ఉంటుంది.
హ్మ్. ఓకే. హుహుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అదేలెండి. హ్మ్. హ్మ్.